ఆ! ఎంచుకున్నాం. కానీ ఎంచుకున్నాం అలాగ. కానీ వాటి కోసం వ్యె ఆహ్, ఏమేం థింగ్స్ రీసెర్చ్ చేసేటప్పుడు మాకు చాలా స్కిల్లే డెవలప్ అయింది. ఎందుకంటే రీసెర్చ్‌లోనే మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటే మళ్ళీ అలాగే మనం తెలుసుకుంటా ఉంటాం. తెలియనివి కూడా బాగా తెలుస్తాయి త్వరగా. ఏ ఏదన్నా నేర్చుకో అంటే అది కూడా ఒక లెర్నింగ్‌లా ఉంటది. స్కిల్ డెవలప్మెంట్‌లా ఉంటది. సో, మేము ఆ సాఫ్ట్‌వేర్‌లో చా చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే ఒకటి వర్క్ అయితే ఇంకోటి వర్క్ అవ్వదు. సాఫ్ట్‌వేర్ ఒకటి రన్ అయితే ఇంకొకటి రన్ అవ్వదు. అందులో చాలా స్కిల్లే పెరిగింది మాకు.
హ్మ్. అవును. నిజంగా అండి. అవును. నిజంగా. ఆ! కొన్ని సార్లు <chuckles> గివ్ అప్ కూడా చేసేస్తుంటారే ఈ ప్రాజెక్ట్ వద్దు. వేరేది తీసుకుందాం అని కూడా ఉంటారు. మీరు అలా చేసారా? లేకపోతే నేర్చుకున్నారా అండి?
ఆ! చాలా పాయింట్ టైమింగ్‌లో అసలు ఎన్ని సార్లు అనిపించింది అంటే, అరె! ఇది అసలు వేస్ట్ పనికి రాదు మనకి. మనం తీసకపోయినా సార్ వాళ్ళు ముందల పెర్‌ఫార్మ్ చేయలేం బెటర్‌గా. ఇది, ఇది ఒకసారి డస్ట్‌బిన్ ఓ మనం దగ్గరికెళ్తే ఒకసారి డస్ట్‌బిన్ ఓపెన్ అవ్వదు, ఒకసారి పడిపోతుంది. ఎన్ని సార్లు అనిపిస్తదంటే మనకి ఏదన్నా డస్ట్ వేయాలంటే రికగ్నైజ్ చేయదు. ఎన్ని సార్లు అసలు వద్దు మనకి అనిపించింది. కానీ ఫైనల్లీ మేము అది బానే డెవలప్ చేసామండి. కానీ ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది అసలు అలాగా.
హ్మ్. <chuckles> అవునవును. అలా అనిపిస్తుంది నిజంగా. ఓపెన్ అవును. <chuckles> హ్మ్. అవును. ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఇంకా ప్రాజెక్ట్స్ అన్నాక తీసుకున్న సరికి ఇలాంటి ఇవన్నీ మీరు చెప్పినట్టు సాఫ్ట్‌వేర్‌గానీ మనకు రాకపోవడం, లేకపోతే అది కాకపోవడం వల్ల. సో, మీరు ఎలా నేర్చుకున్నారండి ఇవన్నీ? మరి నిజంగా ఫస్ట్ నుంచి ఏం తెలియదు మీకు. సో, ఎంతమంది గ్రూప్స్‌కి ఇలా ఉన్నారు?
బేసిక్‌గా ఫస్ట్ నుంచి అసలా ఆహ్, మేము దీంట్లో 3 పీపుల్స్ వర్క్ చేశామండి. ఓ నేను మా ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తాం. ఇంకొకరేమో హార్డ్‌వేర్ మెటీరియల్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి, వాటి అసలు వాటి గురించి ఏంటి అని తెలుసుకొని మాకు ఎక్స్‌ప్లేన్ చేస్తారు. మాకు ఎక్స్‌ప్లేన్ చేసిన తరువాత మే మేము కూడా అంటే సాఫ్ట్‌వేర్ ఉన్న దాంట్లో ఆహ్, ఆర్డినో అని ఒకటి ఉంటదండి ఆర్డినోలోకి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత
ఓహ్! ఓకే. అవునా? అవును. ఓకే. మీరు ఆర్డినోలోకి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలన్నమాట.

అంటే, మళ్ళీ ఏమనిపించిందంటే, మళ్ళీ హార్డ్‌వేర్ సైడ్ వెళ్ళకూడదు మనం. సాఫ్ట్‌వేర్ సైడ్ అంటే కోడ్ రన్ అవ్వకపోయి కోడ్ ర ఓప్ ఆ! కోడ్ ర ఓప్ కోడ్ రన్ అవ్వకపోయినా కానీ ఏదో ఒకటి ప్రయత్నించి సాధించి ఏదో ఒకటి కోడ్ మల్టిపుల్ టెస్ట్ కేస్‌ని టెస్ట్ చేసి కోడ్ ఎలాగోలా పాస్ చేయొచ్చు. కానీ, హార్డ్‌వేర్ ఏంటంటే అండి కోడ్ రన్ అవుతున్నా కానీ కొన్ని, కొన్ని సార్లు కొన్ని, కొన్ని సార్లు థింగ్స్ వర్క్ అవ్వవు. మెటీరియల్స్ వర్క్ అవ్వవు.
ఓహ్! <chuckles> సాఫ్ట్‌వేర్ సైడ్. ఖచ్చితంగా. అవును. డబ్బులుంటాయి మళ్ళీ చాలా వరకు డబ్బులు ప అ
ఆ! ఇంకేదన్నా గాని ఇట్లా ఈ కామర్సు, ఇలాంటివేమన్నా వెబ్‌సైట్స్ డిజైన్ జేయటం ఇలా. ఇలా, ఇలా ఈ రంగాల్లో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వెళ్దాం. మనకి హా హార్డ్‌వేర్ పనికి రాదు అనిపించిందండి. ఆ! వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అలాగే అనిపించింది. ఎందుకంటే, అవి పని చేయవండి ఫస్ట్ అసలా. స కొన్ని ఒకటి పనిచేస్తే అంటే ఫస్ట్ మాకేమనిపించిందంటే, ఫస్ట్ మేము ఆన్‌లైన్‌లో కొన్నప్పుడు అది సరిగ్గా వర్క్‌వ్వలేదు. మళ్ళీ తర్వాత ఆఫ్‌లైన్‌లో కొన్నప్పుడు వర్కైంది. మళ్ళీ అ అదంతా రెడీయైపోయి డెమో అంతా అయిపోయింది. 3 డేస్ తర్వాత మళ్ళీ పూర్తిగా వర్క్ అవ్వకుండా మానేసింది.
హ్మ్. హార్డ్‌వేరోద్దు. <giggles> నిజంగా. అవును, అవును. హ్మ్. మళ్ళీ పోయింది.
అంతే. ఆ హార్డ్‌వేర్ సైడ్‌లో మనం అసలు వర్కౌట్ జేయకూడదింకా.
ఖచ్చితంగా. ఆ! <giggles> అవును. అవును. అంటే ఇంకా మీకు రియలైజేషన్ వచ్చిందన్నమాట. ఇలాంటివి చెయ్యొద్దు. ఇలాంటివి చెయ్యాలి. ఒక ఎక్స్‌పీరియన్స్, ఏంటంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటారు అంటారు కదా! ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే ఉండొచ్చు. అది ఫెయిల్యూర్ కూడా కాదు, మళ్ళీ మీరు సక్సెస్ అయ్యారు, కాకపోతే అక్కడి నుంచి నేర్చుకున్నారన్నమాట. ఏది చెయ్యాలి, ఏది చేయొద్దు అని.
అవును. ఖచ్చితంగా. నించి నేర్చుకొని ఇంకెప్పుడు ఇది చేయకూడదు, అన్నీ నేర్చుకున్నాం బాగా బలంగా నేర్చుకున్నాం. అసలు దాంట్లో, అయితే బలంగా నేర్చుకున్నాం. అసలు ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదు హార్డ్‌వేర్ ఫీల్డ్‌లో అని. ఇంకప్పటి దాకా నేను ఒక్కటి కూడా టచ్ చేయలేదండి. సిన్స్ 5 ఇయర్స్ ఇంకా హార్డ్‌వేర్ టైప్‌లో ఒక్కటి కూడా ట్రై జేయలేదు.
అవును, అవును. నిజం. అవును. అంటే, ఇంకా ఆహ్, ఇది చెప్పారిక అదొచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే, ఒకసారి నేర్చుకున్నారు ఇది ఇంకోసారి ముట్టుకోవద్దు అని. ఇంక తర్వాత అసలు ముట్టుకోలేదు కానీ, మీకు ఆ స్కిల్స్ పనికొచ్చాయన్నమాట. ఇలా మీకు తెలిసొచ్చింది, ఏంటి, ఇలాంటిది ఇది అని చాలా వరకు తెలిసొచ్చి ఉంటుంది, ఖచ్చితంగా. నిజమే. <giggles> నిజంగా అండి. చాలా బాగా చెప్పారు. ఏంటంటే మీరు ప్రాజెక్ట్ ఎంచుకున్నది, మీకు కొన్నిసార్లు రిగ్రెట్ అనిపించొచ్చు. ఎలా తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము, అని కా అయినా కూడా మీరు చేసి స్కిల్స్ నేర్చుకున్నారు. ఇంత బాగా అంటే, నిజంగా చాలా బాగా చేశారండి. మీతో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
అవునండి. అవునండి. బాగా, చాలా బాగా తెలిసొచ్చిందండి అది క